అవును. <chuckles> నిజంగా చపాతీ చ్ కంఫర్ట్ ఫుడ్ గదా! ఎస్పెషల్లీ డిన్నర్స్‌లో మాకు అన్నం తినాలనిపించదు. ఆల్రెడీ లంచ్‌లో తినేసి ఉంటాం గాబట్టి, నైట్ చపాతీసో, దోసాసో ఇలాంటివేమన్నా పాస్తా అప్పుడప్పుడు వైట్ సాస్, పాస్తా గూడా నేను చేస్తాను. ఇలా మా వారికేంటంటే వేడి, వేడిగా టిఫిన్స్ చేయించుకోవడం ఇష్టం డిన్నర్‌లో. ఇంగా ఇప్పుడైతే మా రొటీన్ ఎలా ఉంటదంటే ఆహ్, మార్నింగ్, మార్నింగ్ అంటే <smacks lips> అన్నీ మా ఇంట్లో ఎవ్రీ డే డిఫరెంటు వెరైటీస్ అనమాట బ్రేక్‌ఫాస్ట్ గూడా. ఆ! నాకు యాక్చువల్లీ అలా అలవాటు లేదు. నాకు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మండే టూ ఫ్రైడే ఓన్లీ చపాతీ. ఓకే. ఓన్లీ సాటర్‌డే, సండేనే డిఫరెంట్ మారుతది దోస గానీ, వడ గానీ కొంచెం స్పెషల్‌గా ఏస్తరు. యాహ్!
ఆ! అవును. హ్మ్. అవునండి. ఓహ్! అవునండి. అవునండి. ఓకే. అంటే కర్ ఖచ్చితంగా ప్రతి రోజు చపాతీ అనేది మీకు ఖచ్చితంగా అలవాటయిపోయిందయితే?
అంతే! నా నేను చపాతీ‌తోనే పెరిగినాను. మొత్తం చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యేదాకా. అలా అన్నమాట. యాహ్! అంటే నా ఫిఫ్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసిండ్రు చపాతీ బ్రేక్‌ఫాస్టు ఆల్మోస్ట్ పెళ్లి అయ్యేదాక ఇంకా అదే అన్నమాట. <smacks lips> సో, అంత <chuckles> అలవాటు నాకు చపాతీస్.
సూపరండి. <giggles> అంటే... అంటే తినాల్సొచ్చిందా? లేకపోతే మీరు కావాలని తినేవారా?
లేదు. లేదు. తినాల్సొచ్చింది. తింటుండే గూడా మేము రెండు. <smacks lips> ఇప్పుడు మా మమ్మీకి చాలా హా అలవాటయిపోయింది. లేవగానే పిండి కలిపేసి, ఆహ్, కర్రీస్ చేసేసి, మేము లేవగానే ఛాయ్ ఇచ్చేస్తది ఫస్ట్. తరువాత చపాతీ చేసి ఇచ్చేస్తుండే. అది మాకు కంఫర్ట్ ఫుడ్ అండి. ఎల్ ఎట్లంటే ఒక 2, 3 డేసు నేను చపాతీ తినకపోతే ఇంకేదో ఫ్ మిస్సయిపోతున్న ఫీలింగొస్తది చపాతీ, చపాతీ, చపాతీ. <chuckles> యాహ్! నిజంగా. హాట్, హాట్ చపాతీ. యెస్. చాలా బావుంటది నిజంగా. ఇక్కడనేమో దోస, ఇడ్లీ, పూరి, వడ, బోండా ఆహ్, అన్ని ఇవన్నీ బోర్ కొడితే ఒక్కొక్కసారి పులిహోర, సేమియా ఉప్మా ఈ లేకపోతే అప్పుడప్పుడు ఈ ఉగ్గాని అంటారు తెలుసా? మురుమురాలతో జేస్తారు. ఆ! అదొకటి. అవును. అవును. ఏ ఫేమస్సో తెలవదు. మా ఇంట్లో అయితే ఫేమస్సే. అలా అన్నమాట. ఇన్ని వెరైటీస్ చేసుకోవాల్సొస్తది. లేకపోతే ఇంకొకసారి అయితే, మాకు ఇద్దరికి ఓపిక లేక నాకు మా తోడికోడలికి ఏ ఎళ్లి బయటనుంచి తీసుకురండి <chuckles> పార్సెల్. ఏమి నానబెట్టలేదు. చట్నీలు మేము చేసే ఓపిక లేదన్నప్పుడు ఇంకెళ్లి తెస్తారు. అలా అన్నమాట. సో, చాలా ఇష్టంగా జేస్తామండి వంట. ఏంటంటే యాహ్!
అ ఒక్ ఆ! పోన్లెండి. అలాగైతే పర్లేదు. <chuckles> ఓకే. అయ్యో! ఆ! అమ్మ, ప్రేమ, చపాతీ <chuckles> అలా అలవాటయిపోయింది. అవునండి. అవునండి. అవునండి. ఈ గుంటూరు ఫేమస్ కదండీ అది. అవును. <chuckles> ఓకే. ఓహ్! అవునండి. ఆ! ఇప్పుడు మీరు అలాగా అంటేప్పుడు వంటలు రావు అన్నారు కానీ, ఇప్పుడు ఇంత బాగా వండుతున్నాం అంటున్నారు. ఇలా చేంజ్ రాడానికి ఏమైనా అత్తగారు గానీ, అమ్మగారు గానీ వీళ్ళ ఆహ్, ఏమైనా దగ్గరుండి మనకేమైనా మార్చడం అలాంటివేమైనా చేసారా?
యాహ్! అవును.